అసస్ టైం దొరికిందంటే నేనైతే అన్ని పనులు ఆపేస్తానండి. ఒక బట్టలు తప్ప ఇక నాకు ఏ పని ఉండకూడదు. చిమ్మడం గానివ్వండి, తుడవడం గానివ్వండి, ఫ్రైడే మాకు సాటర్డే, సండే 2 రోజులు సెలవే అనమాట. ఇద్దరికీ సెలవే. ఇంకేం చేస్తామంటే, శుక్రవారం ఒచ్చిన తర్వాత నైటే, అంటే ఏదన్నా చిన్న పనులుంటే చేసుకుంటాం కదా! డైలీ రొటీన్‌లో. ఆ రోజేం చేస్తామంటే పని అది నీట్‌గా ఉన్న ఇల్లు చిమ్మి తుడిచేస్తాం. ఒకళ్ళు చిమ్మి, ఒకళ్ళు మోప్ పెట్టేస్తామనమాట. ఎందుకంటే, సాటర్డే అనేదిక ఇంక క్లీనింగ్ లేదు.
హుహు. ఓకే. ఆహా! ఓకే. హుహు. హ్మ్. అవును. హ్మ్. ఓకె. అవును.
సాటర్డే మళ్ళీ ఆహ్, చీపురు పట్టుకునేదే లేదు అన్నట్టుగా నేను చెప్తాను. ఇంకా శని, ఆదివారాలు ఎంచక్క ముందుగా ముందు టిఫినండి. ఎక్కడిక టిఫిన్ తినాలి. ఇక్కడ టిఫిన్ దగ్గర నుంచి అంతా బయటే. <chuckles> ఒక్కరోజు కూడా నేనా ఆ 2 రోజులు ఇంట్లో వండననమాట.
ఓహో! ఓకే. ఆ! ఓహో! ఓకే, ఓకే అంతేలెండి. మరన్ని రోజులు కష్టపడేటప్పుడు ఒక్కరోజు రెస్ట్ తీసుకోవాలి కదా!